పాటలంటే చాలామందికిష్టం కదా! మరి నీ లైఫ్‌లో నీకు పాటలంటే ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే ఎలాంటి లిస్ట్‌ననేది తయారు జేస్తావు? లైక్ చిన్నప్పటి లిస్టుని త అంటే పెట్టుకొని అంటే చిన్నప్పుడు గూడా కొన్ని సాంగ్స్ అనేవి వినుంటావు, కాకపోతే అప్పుడు అర్థాలు అవేవి తెలిసిండవనమాట. పెద్దగయ్యాక గూడా సేమ్ సాంగ్స్ వినుంటే, అరె! వాహ్! ఏమున్నాయి లిరిక్స్ అని అనుకునే సాంగ్స్ కొన్నుంటయి గదా! సో, అలాంటివి కూడా లిస్ట్‌లోకి యాడ్ జేస్తావా? లైక్ ప్లే లిస్ట్ అనుకో, అలాంటి లిస్ట్‌లోకి యాడ్ జేస్తావా? లేకపోతే లవ్ సాంగ్స్ యాడ్ జేస్తావా? లేకపోతే రొమాంటిక్ సాంగ్స్ యాడ్ జేస్తావా? ఎలాంటి సాంగ్స్ యాడ్ జేస్తావు? అండ్ ఎందుకు అవే సాంగ్స్ యాడ్ జేస్తావో చెప్పు?
నాకు ఏంటంటే, ఫస్ట్ నుంచి నాది అంటే, నేను చిన్నప్పడి నుంచి విలేజ్ బ్యాక్‌డ్రాగూ బ్యాక్‌డ్రాప్ గాబట్టి ఎక్కువ అంటే, నేను పెరిగిందక్కడ అదే ఆహ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో గాబట్టి నాకు ఈ మూవీస్ ఈ సినిమాల కంటే ఎక్కువ గూడా ఎక్కడ ఎక్కడికెళ్ళినా గానీ ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువగా ఇనపడుతుండేవనమాట.
హుహు. ఓకే. ప్రైవేట్ ఆల్బమ్స్‌లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? అండ్ ఆ పాట వింటే నువ్వు ఈ ప్రపంచాన్నే మర్చిపోతావు, వేరే లోకంలోకెళ్ళిపోతావు అన్న సాంగ్ ఏంటి?
మా సైడు ఏంటంటే, మాది కొంచెం ఒక పాది ఓహ్! ప్రభావిత ప్రాంతం అనమాట మా ఊ మా మా ఊరనేది. చుట్టుపక్కల
ప్రభావిత పాంతం ప్రాంతం అంటే అది ఊరి పేరా?
ఆ! అంటే అది అన్నలు అని అంటారన్నమాట. వాళ్ళ ప్రభావిత ప్రాంతం అది ఎక్కువగా ఏరియా ఉన్నటువంటి ప్రాంతం. ఏజెన్సీ ఏజెన్సీ లాంటి ప్రాంతం. అక్కడ ఈ ఆ!
ఆహాహా! ఆ! ఓకే. ఓకే. నిజంగా వాళ్ళు ఒచ్చి హెల్ప్ చేస్తారా? ఆ! కాదు. అలాంటి వాళ్ళొచ్చి నిజంగా హెల్ప్ చేస్తారా ఊరికి?
హ్మ్. చాలా సార్లు జరుగుతూ ఉంటది. మేము వాళ్ళని చూసాం గూడా లైవ్‌లో గాని. అయితే ఇక్కడేంటంటే, ఆహ్, మేము మాకెక్కూగా ఆహ్, వాళ్ళకి సంబంధించిన పాటలు ఎక్కువగా అక్కడ ప్లే అవుతుంటాయన్నమాట. అంటే ఉదాహరణకి నువ్వు అక్కడ ఆటో ఎక్కినా గాని, లేదా ఏదన్నా మంచి ఏదన్నా అప్పట్లో ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడులా ఉన్నట్టు మొబైల్స్ అలా లేవు 90స్‌లో ఉన్నాయి అవి ఏంటి కీప్యాడ్, కీప్యాడ్ మొబైల్సే గదా!
ఓకే. ఓకే. హుహు. హుహు. ఓకే. అవునవునులే. రేడియో ఉంటదేమో. అవునవును. రేడియో ఉండదేమో గదా! అప్పట్లో లేదా?
అంటే రేడియో ఓకే. రేడియో కంటే క్యాసెట్స్ ఎక్కువ గదా! ఏదైనా మూవీ ఒస్తే క్యాసెట్స్ ఫస్ట్. ఏదైనా సీడీ షాప్స్ క్యాసెట్స్ అంటాం గదా! సీడీ ప్లేయర్ సీడీ ప్లేయర్ సీడీస్ తెచ్చుకోవడం క్యాసెట్స్. అయితే క్యాసెట్స్ ఎక్కువ ఇప్పుడు ఏ ఆటో ఎక్కినా గానీ, ఏదైతే మనము ఆహ్ ఆహ్ ఆహ్, పొలం దగ్గరికెళ్తున్నప్పుడు ఎక్కడో ఏదో ట్రాక్టర్ టాక్టరెక్కి పోతున్నా గానీ, ఈ మూవీ సాంగ్స్ కంటే ఎక్కువ మా సైడ్ ఏంటంటే, ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువ ప్లే అవుతుంటాయి. అంటే వీళ్ళు
అవునవును. కరెక్ట్. హ్మ్. హ్మ్. సరే, చెప్పు ఒక పాట. ఏ ప్రైవేట్ ఆల్బమ్ నీకు బాగా నచ్చిందనేది?
నాకేంటంటే, అక్కడ మాకు 'భిక్షపతి' గారు పాడినటువంటి పాటుంటది. అది 'నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా' అని ఒక సాంగ్ ఉంటది. అది అంటే వ్
హుహు. కొంచెం ట్యూన్‌తో కలిపి, ఒక లైన్ 2 లైన్లు పాడు నాకు తెలుస్తది. ఎంటి? ఎట్లుంటదనేది.
అది ఏంటంటే, అది ఒక గొంతు. ఆ గొంతు ఎవరికి గూడా <chuckles> రాదు. అది మా పాడడం అనేది గూడా ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ గూడా, మంచి వీళ్ళు అంటే మీకు నీకు ఐడియా ఉండొచ్చు. వీళ్ళేలా పాడతారంటే మనకి స్టేజెస్ మీద ఆహ్, ఇప్పుడు మనకి ఉదాహరణకి 'గద్దర్' గారు ఉన్నారు గదా!
ఓకే. ఓకే. హ్మ్. ఎవరు?
'గద్దర్' చనిపోయినటువంటి 'గద్దర్.' ఆయన ఆహ్, ఇప్పుడు చేతిలో ఒక కర్ర బట్టుకుంటారు. గొంగిడి వట్టుకుంటారు. ఆహ్, భుజం మీద కొన్ బ్లాక్ కలర్ టవల్ టవలేసుకొని, ఆ కర్రకి రెడ్ కలర్ వేసి ఉంటారు గదా! వీళ్ళు ఇలా వేషధారణ ఉంటది. కాళ్ళ గజ్జెలు ఇలాంటి సాంగ్స్ వీళ్ళై ముందు స్టార్టింగ్ గూడా మ్యూజిక్కు, వీళ్ళ డ్యాన్స్ అన్నీ గలిపినప్పుడు ఆ సాంగ్ పర్‌ఫె‌క్ట్‌గా <chuckles> ఒస్తది. మనం క్యాజువల్‌గా పాడిన అంటే
తెలీదు. హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. ఓకే నాకి ఒకే ఒక సాంగ్ గుర్తుంది. ఎర్రజెండ ఎర్రజెండెన్నియ్యలో ఎర్రర్రని జెండ అదేదో ఉంటదిగా, అది దాని కిందకే ఒస్తదా?
అది ఆర్ నార్ అది అ అది అది సినిమా పాట కిందకే ఒస్తది. కాకపోతే, ఈ జోనరే అనుకోవచ్చు కానీ, 'ఆర్ నారాయణమూర్తి' గారు పాడిన పాట అది. తనే డైరెక్షన్. తనే, తనే మ్యూజిక్ డైరెక్టర్ అన్ని గాబట్టి. అంటే నువ్వన్నట్టు అలా అలాంటి సాంగే. కాకపోతే ఇదేంటంటే, మనకి ప్రైవేట్ ఆల్బమ్స్ అన్నమాట ఇవి. అట్లనే వీళ్ళు కొన్ని మనకిప్పుడు నేను జెప్పాను గదా! ప్రభావిత ప్రాంతం అని. అక్కడ మాకేంటంటే, ఎక్కువగా పబ్లిక్‌ని ఆహ్, వీళ్ళ వాళ్ళ గురించే పాటలు పాడుతూ వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. మంచి మంచి స్టేజెస్ మీద హ్మ్.
అవునా? ఆహా! ఓకే. ఓకే. ఓకే. ఆహా! అవునవును. ఓకే. అండ్ నువ్విందాక అన్నావు చూడు, ప్రైవేట్ సాంగ్స్ ఇంక బాగా నచ్చుతాయి ఆల్బమ్ సాంగ్స్ అన్నట్టు. సో ఆల్బమ్ సాంగ్స్‌లో అలా అన్నల పాటలే కాకుండా, కొన్ని దేవుడి సాంగ్సు ఉంటాయి, కొన్ని పెళ్ళికి సంబంధించిన సాంగ్సు ఉంటాయి, లైక్ ఈ పాట కూడా ఉంటది జూడు. 'నా ప్రాణమా నన్ను విడిపోకుమా అనిత ఓ అని అనిత' సాంగ్. సో, ఇలాంటివి ఏమన్నా విన్నావా? విన్నప్పుడు అవి నీకు నచ్చాయా?
హ్మ్. నేను చెప్పాను గదా! ఏంటి ఈ ఫస్ట్ నన్ను బాగా అట్రాక్ట్ జేషినదయితే ఆ సాంగ్సే. ఈ సాంగ్స్ చాలా విన్నాను నేను అనిత అనిత సాంగ్ కోసం
అది దాని తరువాత సెకండ్ ప్లేస్ ఘోస్ట్ ఇది కదా! అని అంటున్నా?
సె ఆహ్, సెకండ్ ప్లేస్‌లో అంటే మీరన్నట్టుగా ఉన్నాయి. ఈ అనిత అనిత సాంగ్ అయితే ఒక అంటే ఒక రేంజ్‌లో అందరూ వినడము, మా ఇంటి ఎదురంగా ఒక సీడీ ప్లేయర్ విన్న అది ఎట్లా విన్నానొ చెప్తున్నా అదే గదా! మా ఇంటి ఎదురుంగా ఒక కొత్ ఒక అన్ను ఉంటాడనమాట. ఒక కొత్త సీడీ ప్లేయర్ తీసుకొచ్చిండు మరి తన అతన లవర్ నిజంగానే అనితనో మరి లేకపోతే ఏంటో తెలవదు గానీ, ఆ సీడీ ప్లేయర్‌లో పొద్దున లేసినప్పటి నుంచి అదే పాట ప్లే అయ్యేదనమాట.
హ్మ్. అందరు గాదు. నువిన్నావా లేదా? అది పాయింట్. ఆ! చెప్పు. చెప్పు. హుహు. ఓకే. హుహు. అలా విది విది మీకు గూడా ఒచ్చేసిందా నోటికి?
అనిన్ ఆహ్, అనిత ఏ చిరాకొచ్చింది ఫస్ట్‌థింగ్ ఎందుకంటే
అయ్యయ్యో!
ఆహ్, ఒక సాంగ్‌ని సరే ఒక్ మంచి సాంగ్ అంటే ఒకసారి రి రి నార్మల్ ఒక్కసారి వినొచ్చు 2 సార్లు వినొచ్చు గదా! అది అంటే మార్నింగ్ లేవగానే అదే రి దాంతోనే సాంగ్ రిపీట్ దాంతోనే స్టార్ట్ అయింది అనుకో, సరే ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చదు. నీకు నచ్చింది నాకు నచ్చదు గదా! అలా ఉంటుందనమాట. అది గూడా ఎదురుంగానే ఉండేవాళ్ళు.
హ్మ్. ఓకే. హ్మ్. ఎప్పుడైనా చెప్పావా? అన్నకి ఏంటన్నా! పొద్దు పొద్దున్నే ఎప్పుడు జూడు అదే బెడతావు, నాకు వినాలని లేదు మార్చేయి లెక్ లెక్ ఒకవేళ నువ్వు వినాలంటే వాల్యూమ్‌ లో పెట్టుకో అన్నట్టేవన్నా చెప్తావా తనకి?
హ్మ్. ఆ! అంటే ఇది ఎలా ఉంటాది దెలుసా ఆ సాంగ్ గూడా లవ్ ఫెయిల్యూరు గదా! లవ్ ఫెయిల్యూరు వాడు మొత్తం మూడు గాదు, విన్నాడంటే వాడు కొంచెం మంచిగా పొద్దున్నే ఎనర్జిటిక్ ఉన్నోడు గూడా ఇలా విన్ డల్‌గా గూర్చొని ఏడవాలి వాడు అలా ఉం ఏడ్చి ఏడ్చుకుంట కూర్చోవాలి ఆడు అంతే <giggles> ఇగ. అలా అయిపోతాయి సాంగ్స్ కానీ ఇప్పుడు నేను జెప్పినటువంటి సాంగ్స్ ఉన్నాయి గదా
డల్ అయిపోతాడు. హ్మ్. అండ్ పల్లెటూరు హ్మ్. చెప్పు, చెప్పు.
అంటే ఆ సాంగ్స్‌లో లిరిక్స్ వింటుంటే, వింటుంటే అసలు నిజంగా గూస్ బంప్స్ వస్తుంటాయన్నమాట. అట్లా ఉంటాయి లిరిక్స్. ఆహ్
మరి ఆహ్, నిన్ను బాగా ఆకట్టుకున్న లిరిక్స్ ఏంటి ఏమన్నా గుర్తున్నాయా మరి?
ఆ! అంటే ఇప్పుడు ఒక ఇంకొక సాంగ్ ఉంటది, ఒకటి ఆల్బమ్‌లో ఇప్పుడు గ గల్లీ చిన్నది, గరిబోళ్ళ కథ పెద్దది అని అంటాడన్నమాట.
హుహు. అంటే ఏంటి?
అంటే గు చు చూడడానికి గల్లి చిన్నగుంటది. ఓకే. గరీబోళ్ళంటే మనం పేదవాళ్ళుం.
హ్మ్. ఓకే.
ఆ! వాళ్ళు ఉండే గల్లీ ఇంకా చిన్నగా ఉంటదనమాట. వాళ్ళ ఇల్లు ఇంకా ఘోరంగా ఉంటది, చిన్నగాని జెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులు ఏంటి, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అని జెప్పి స్టార్ట్ చేస్తాడనమాట. ఒక్కొక్క లైన్‌లో, ఒక్కొక్క లైన్‌లో ఇంటికి చుట్టాలోస్తే, ఒకటే రూమ్‌లో ఉండడము. ఇట్లా అన్నీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి గూడా టచ్ చేసుకుంటూ వెళ్తుంటాడు ఆ సాంగ్స్‌ల.
ఓకే. ఓకే. హుహు. యాహ్! నువ్విందాక అన్నావు కదా, నువ్వు పల్లెటూరిలో ఉన్నావు అన్నట్టుగా. సో, పల్లెటూరిలో ఏం లేదన్నా ఈ ట్రాక్టర్ కానీ, ఆటోలు కానీ నడుపుతారు కదా. సో, అలా ఆటోలు ముఖ్యంగా నడిపితే పొదుపొద్దున్న అయితే కొంచెం దేవుడి పాటలు పెడతారు. అవి కూడా సినిమాలో ఎక్కడా ఉండవనమాట. కొంచెం ట్యూన్స్ ఇవన్నీ వేరే ఉంటాయి. అండు, ఇవే కాకుండా ఈ ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఏంటంటే, రాజశేఖర్ ఉన్నారు కదా హీరో.
హ్మ్. ఆ! టాక్టర్ వాళ్ళకొక మంచి మంచి ప్లే లిస్ట్ ఉంటది వాళ్ళకి. వాళ్లకి ఎలాంతు రాశేఖర్ గారి, అస రాశేఖర్ గారి పాటలన్నీ అల్లనే ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. 'ఓయి రాజు నే' ఆహ్
అదే. ఆహ్, పాటలుంటాయి. యాహ్! మరిప్పుడు ఇవన్నీ విన్నప్పుడు ఆహ్, నీకీ ఏద‌న్నా బాగా నచ్చిన పాట ఏదన్నా ఉందా?
ఆ! నాకైతే అస్సలు నచ్చవు ఆ పాటలు గూడా. నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే
సరే, నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు?
నాకిప్పుడు జెప్తున్నా గదా! అంటే ఇప్పుడు నా నా ఇప్పుడు కరెక్ట్ పాయింటేంటంటే, ఫస్ట్ నుంచి గూడా, నేనక్కడ విలేజ్ బ్యాక్ డ్రోప్‌లో పెరిగా అంటే ఒక స్కూలయిపోయే వరుకు, కాలేజీ వరకు గూడా నేనలా ఒచ్చిన ఆ సాంగ్స్ వినుకుంటూ ఉన్నాననమాట. బట్ ఎప్పుడైతే మనం మూవయ్యానో, దాని తర్వాత ఇప్పుడు నాకు నాకు ఫేవరైట్ హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫస్డ్, ఫస్ట్ షోకి ఖచ్చితంగా వెళ్తామనమాట. అదేంటంటే నేను 10 క్లాస్ అస్సలింతవరకు 'జల్సా' మూవీ దగ్గర నించి ప్రత్తి సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో కంపల్సరీ ఎళ్తాననమాట. మొన్నే ఒచ్చినటి ఓజీ వరకు గూడా.
హ్మ్. ఓకే. ఎప్పుడు మిస్సయ్యింది లేదా ఇంత వరకు? నిన్నేదో గ్లిమ్స్ ఒదిలారు కదా! ఉస్తాద్ సమ్‌థింగేది?
హ్మ్. దేక్‌లెంగేసాలా అని జెప్పేసి.
ఓకే. మరి అదేమన్నా ప్లే లిస్ట్‌లోకి యాడ్ జేసుకున్నావా నువ్వు?
రిపీట్ మోడ్‌లో మొన్నటి నుంచి, రిపీట్ మోడ్‌లో ప్లే అవుతూనే ఉంది. ఎందుకంటే సాంగు మాకు వింటేజూ పీకే అండ్ డీఎస్‌పీ మళ్ళీ బ్యాకనమాట. కమ్‌బ్యా‌కిచ్చాడు. అసలు డీఎస్‌పీ సాంగ్స్ ఒకప్పుడు జల్సాలో ఇట్లా ఊగ్ ఊగిపోతుండే సాంగ్స్ వింటుంటే. మళ్ళీ ఆ డీఎస్‌పీ
ఓకే. హ్మ్. సరే హ్మ్. చెప్పు ఏ పాట బా నచ్చింది 'జల్సాలో'?
చలోరే చలోరే అనే ఒక సాంగ్ ఉంటది. కరో కరో జెల్స్ అనే టైటిల్ సాంగ్ ఉంటది. చాలా బావుంటయి.
ఆహా! ఏమైనా పాడతావా? అట్లయితే, నువ్వు ఒంటరిగా ఉన్న టైంలో అలా, అంటే ఎవ్వరు లేనప్పుడు.
లేదు మ్ అంటే హమ్మింగ్ హమ్మింగ్ అస్సలు <giggles> రాదు బాత్రూమ్‌లో మనం వినడం వరకే విని ఎంజాయడం వరకే. ఎంజాయ్ జేయడం వరకే. బాత్రూమ్ సింగర్ లాగా అందరు. బాత్రూమ్ సింగర్ లాగా అన్నమాట.
మరి బాత్రూమ్ <chuckles> అన్నావు? బా బాత్రూమ్ ఎందుకొచింది? మరి బాత్రూమ్ సింగర్ అన్నావు గాబట్టి, ఓ రెండులైన్లు వాడు వింటాం మేము కూడా, మాకు తెలియాలి కదా! ఆహ్, నీ కళ అనేది.
అంటే ఇప్పుడు. ఎలా ఉంటదంటే, ఒక లైన్ అల్లే మీ హమ్మింగ్ లైన్ గూడా రాదు అంటే, కరో కరో జల్సా అని జెప్పి అక్కడి వరకొస్తే చూశినవ అక్కడి వరకు ఆగిపోతుంది మళ్ళ అన్నమాట. అందుకే నేనెక్కువ సింగింగ్ జేయను. హమ్మింగ్ అంటారు గదా! జస్ట్ ఒక 2 లైన్ వర్డ్స్ అలా పాడేసి ఎళ్ళిపోతుంటాను. అంటే సరే ఇప్పుడు ప్రతి ఒక్క్ ఈ పాటలు ఇష్టమున్నాయంటే ఖచ్చితంగా పాడాలనే ఉద్దేశ్యం అయితే ఎవరికి ఏం లేదు గదా! నేనేంటంటే, నేను ఎంజాయ్ జేస్తా అంతే సాంగ్స్ విని, అది న నా మైండ్‌సెట్.
హ్మ్. ఓకే. సర్ సర్ సరే. పవన్ యాహ్! యాహ్! కరెక్టే. యాహ్! యాహ్! పవన్ కళ్యాణు ఫేవరైట్ హీరో అన్నావు కదా! సో ఏ ఏజ్ నుంచి నువ్వు అతని హీరో అయ్యావు? ఏ సినిమా జూసి ఫ్యాన్ అయిపోయావు?
హ్మ్. జల్సా, జల్సా 2008 అంతకుముందు చూసాను. ఫ్యామిలీ‌తో ఫ్యామిలీ‌తోనే అంటే గు గుడుంబా ఒ ఆహ్, ఒకరోజు సడెన్‌గా ఏదో మూవీకెళ్దామని ఎళ్తున్నాం అవు అప్పుడు రెడీగా ఉన్న ఒక మూవీ ఏంటంటే ఆ ఊరిలో, గుడుంబ శంకర్ మూవీ ఉంది వెళ్ళాం. అందులో ఆ ఆప్
ఓకే. అప్పటినుంచి ఫ్యానా? ఆహ! మరి గుడుంబ శంకర్‌లో ఏమైనా పాట నచ్చిందా నీకు?
చాలా పాటలున్నాయి. అంటే ఒకటేండంటే, మెయిన్‌గా చెప్పాలంటే, 'పవన్ కళ్యాణ్' ప్రత్తి మూవీ‌లో ఆహ్, ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్సుంటయి.
హ్మ్. కరెక్ట్.
'యే మేరా జహా' అనే ఒక టైటిల్ సాంగ్ గాని, ఇప్పుడు 'గుడుంబా శంకర్‌లో' 'లే లే' అని జెప్పేసి
దాంట్లో ఏం ఏమర్థం ఉందంటావు జెప్పు. ఇందాక 'యే మేరా జహా' అన్నావు గదా! సో, దాంట్లో ఇందాక నువ్వు మోటివేషన్ అన్నావు గదా! సో, మోటివేషన్‌కి ఆ సాంగ్‌కి సంబంధం ఉందా? ఉంటే ఆ లిరిక్స్ యొక్క అర్థాలేమన్నా గుర్తుంటే చెప్పు పాట పాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు
హ్మ్. అంటే 'ఖుషిలో' ఇప్పుడు ఆ సాంగ్ 'యే మేరా జహా' అనే స సాంగ్‌లో ప్రతి ఒక్క లిరిక్‌లో ఏముంటదంటే, ఫస్ట్ థింగ్ పొలిటీషియన్స్ గురించి జెప్తాడు. పొలిటీషియన్సు, చైర్ల కోసం ఎట్లా కొట్లాడుకునేది జూపిస్తాడు. యే మీ 'తేరా కామ్ క్యా హై! క్యా హై యహా' అంటాడు గదా! అంటే నీ పనేంది ఇక్కడసలు అని అంటాడు. ఇంకొకటి లాస్ట్‌లో అర్ అర్ ఈ తీవ్రవాదుల గురించి చూపిస్తడు. వాళ్లు మన ఇండియా మీద ఎట్లా ఎటాక్ జేస్తున్నారో జూపిస్తడు. అమ్మాయిలని ఏడిపించే టీజింగ్ దాని గురించి చూపిస్తడు. ఎవ్రిథింగ్ ఆ సాంగ్ మొత్తం గూడా భలే! బావుంటది. ఇప్పుడు 'గుడుంబా శంకర్‌లో' 'లే లే' అనే సాంగ్ గూడా ఉంటుంది గదా! ఆ సాంగ్ గూడా, ఒక అంటే, చిన్నపిల్లవాడు హోటల్లో పని జేసుకుంటూ, అక్కడ ఆహ్, తన్ అంటే బాలకార్మికుల్లాగా దాన్ని ఎక్కువ వెట్టి చాకిరి జేపిస్తుంటాడు గదా!
ఓకే. హ్మ్. అవునవును. అవునవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునులే. చదివే వా ఏ ఏజ్‌లో కూడా పనులు జేపిస్తుంటారు అట్లనా?
పని జేపిస్తుంటే, వెట్టి చాకిరి జేపిస్తుంటే, వాన్నొచ్చి అసలా చిన్న పిల్లాడిని గూడా బాగా మోటివేట్ జేస్తే వాడు, కోడిగుడ్లు దీసుకొని కొడతాడనమాట కొట్టేసి బయటకొచ్చేస్తాడు. అది చాలా బావుంటది ప్రత్తి ఒక్క సాంగ్.
ఓకే. సరే, ఇందాక నుంచి మోటివేషన్ సాంగ్స్ అని, అన్నల సాంగ్స్ అని, సో, అలా అలాగే ఉన్నావు కానీ, ఎప్పుడైనా ఈ 'పవన్ కళ్యాణ్' సినిమాకు సంబంధించి, లవ్ సాంగ్సు, మెలోడీ సాంగ్స్ ఉంటాయి గదా! 'ఓజీలో' కూడా ఓ సాంగుంది 'సువ్వి సువ్వి' సాంగ్. సో, అవేమన్నా విన్నప్పుడు, అవి నీకు నచ్చడం కానీ, నచ్చి వాటిని ప్లే లిస్ట్‌లో యాడ్ జేసుకోడం గానీ ఏమన్నా చేశావా?
ఎందుజ్ ఎందుకులేవు 'జానీలో' అందరికి 'జానీ' అంటే ఫ్లాప్ సినిమా అంటారు గాని 'జానీలో' 'ఈ రేయి తీయనిది' ఒక సాంగుంటది. ఆ సాంగ్ రీమిక్స్ గదా! ఆ! ఆ!
ఏం ఏం 'రేయి తీ?' ఏదో అన్నావు ఏం రైతురే?
ఈ రేయి తీయనిది అన్ తీయనిది అనే సాంగ్ ఉంటదోకటి జోనీలో. హ్మ్.
సాంగు. ఈ రేయితి ఓకే. ఓకే. ఈ రేయి తీయనిదా? ఆహా! బావుంటదది.
ఆ సాంగ్ ఉంటది, ఆ సాంగ్ చాలా బావుంటది. అందులో ఇంకొక మెలోడీ సాంగ్ గూడా అంటే అందరికి ఫ్లాప్ సినిమానే గుర్తొస్తది జానీ అంటే కానీ అందులో ఆడియోస్ గూడా చాలా బావుంటాయన్నమాట. నారాజు గాకరమ సాంగ్ అయితే అది వింటే డాన్స్ సాంగది.
ఏది? హుహు. ఓకే. అవునవును. కరెక్ట్. దాంట్లో మీనింగ్ కూడా బావుందనుకుంటా కదా!
చాలా వరకు అందులో గూడా చెప్పాను గదా! అందులో గూడా పొలిటీషియన్స్ మీద సెటైర్సు అక్కడ జరిగేటియన్నీ అంటే ఇప్పుడు పొలిటీషియన్ ఉంటాడు. పొలిటీషియన్ ముందు ఓట్ల ముందు ఎలా ఉంటాడు? ఓట్ల తర్వాత ఎలా ఉంటాడు? తర్వాత మత కలహాలు ఎలా పెడుతుంటాడు నమ్మొద్దు నమ్మొద్దు ఓరన్నో! అనుకుంట పాట పాడుతుంటాడు కదా! చ్ భలే బావుంటదన్నీ కూడా!
హ్మ్. అవును. హ్మ్. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా! స్
అంటే సాంగ్, సాంగ్ ఇంటే ఖచ్చితంగా రి అది డాన్సు సాంగ్ అది. డాన్స్ సాంగనమాట.
యాహ్! 'పవన్ కళ్యాణ్' మీ ఫేవరైట్ హీరో అది నాకర్థమైంది. ఇవే ప్లే లిస్ట్ అనేది ఉండదు కదా! అంటే అన్నీ అతనికి సంబంధించినవే ఉండవు కదా! వేరే పాటలు కూడా వింటూ ఉంటావు కదా ర్యాండమ్‌గా లైక్ 'బాలకృష్ణ' సాంగ్స్ కావచ్చు, 'నాగార్జున' సాంగ్ కావచ్చు 'చిరంజీవి' గారి పాటలు కావచ్చు సో ఇవి వీటిలో నీకు బాగా నచ్చిన సినిమా అదే పాట ఏంటి? లైక్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటైనా ఉంటుంది కదా?
జెప్పాను గదా! <clears throat> జానపద సంగీతమంటే ఎక్కువ చాలా ఇష్టం నాకు. ఫోక్ సాంగ్స్. దాని తరువాత సెకండ్ ప్లేస్ మూవీస్ గాకుండా.
అంటే నువ్వు ఠాగూరు, అంజి సినిమా ఇవన్నీ చ్ ఏం చూడలేదా?
చూసాను. కానీ నాకంత కనెక్ట్ గాలేదన్నమాట. నాకంత కనెక్ట్ కాలేదు. నాకు కనెక్ట్ గాలేదు. ఇప్పుడు ఈ ఫోక్స్ ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్స్‌లో, ఫోక్ సాంగ్స్‌లో ఒకోక ప్రోగ్రామ్ ఒచ్చేది 'రేలారే రేలా' అనే ఒక సౌ ప్రోగ్రామ్ ఒచ్చేది. ఉదయభాను యాంకరింగ్ జేసేదన్నమాట.
మరి దాంట్లో పాటలు నచ్చలేదా? ఒక్కటి గూడా కనెక్ట్ కాలేదా? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గూడా జూడలేదా నూను? మా టీవీలో కరెక్ట్ కరెక్ట్. హుహు.
దాని కోసం ఎంత మంది వెయిట్ జేసేవాళ్ళు, అసలు ఆ టైంకి ఎంత టీఆర్‌పీ రేటింగ్ ఒచ్చేది తెలుసా?
తెలియదు.
ఎందుకంటే, మూవీ సాంగ్స్ కంటే గూడా హయ్యెస్ట్‌ సాంగ్స్‌కి ఆడియన్స్ ఎక్కువున్నారు. ఆహ్, జానపద ఆ సాంగ్స్ వింటుంటే గూడా చాలా భలే బావుంటుంది. ఆ జడ్జీలు గూడా వాళ్ళ కామెంటరీ గూడా.
ఓకే. సరే ఇప్పుడు అలా ఫోక్ సాంగ్స్ అంటున్నావు గదా! ఒక సాంగ్ ఫేమసయింది జూడు లైక్ బుల్లెట్ మీద బండెక్కి వచ్చేస్తా అని లేకపోతే బొంబాయికి రాను నేను బొంబాయికి రాను అనేది సో ఇవి కూడా వింటావా నువ్వు?
ఇవి ఫోక్ సాంగ్స్ అర్థాలు మొత్తం మార్చేసాయి సాంగ్స్‌కి సాధారణంగా చెప్పాలంటే.
ఏమి, అంటే నచ్చలేదా నీకు?
ఈ ఫోక్ సాంగ్స్ కావసలివి. ఇవి కేటగరీ ఎలాంటి కేటగరీలకొస్తాయంటే డీజే బేస్డ్ సాంగ్స్ ఇవన్నీ గూడా. అంటే ఒక్ ఒక ఫుల్ బేస్ పెట్టేసి ఒక 2, 3 స్టెప్స్ 2, 3 లైన్స్ రిపీట్ జేసుకుంటూ ఒదులుతున్నారు. వాటిని ఫోక్ సాంగ్స్ అంటున్నారు. సో, నిజంగా కూడా! ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్, ఇప్పుడు నేను జెప్పిన రేలారే ప్రోగ్రామ్‌లో జడ్జీలు ఉంటారు గదా! వాళ్ళు ఈ పాటల్ని జూసి తిడతారన్నమాట. చాలాసార్లు గూడా అంటారు గూడా ఇదే మాట. అవి ఫోక్ సాంగ్స్ కావవి.
హ్మ్. ఓహో! అవును. యాహ్! అవునవును. హుహు. మరి మరవి ఎలా ఫేమసయ్యాయి అంటావు?
ఎందుకు ఫేమసైతున్నాయంటే ఇప్పుడు 1 <chuckles> జెప్పాలంటే నీకు మంచి సాంగ్ ఒక మంచి మెసేజ్ మూవీ ఒకటి ఎవరైనా తీశారనుకో అది హిట్ గాదది.
హ్మ్. ఓకే. ఎందుకట్లా?
యూత్‌కెలా ఎందుకే యూత్‌కేలాంటివి ఉండాలి? మంచి ఒక తాగి, ఎక్‌స్పోజింగ్ గాని, లేపోతే మంచి అట్రాక్టింగ్ లవ్ స్టోరీ ఒక అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో సినిమా దీస్తే సూపర్ డూపర్ హిటయితదది. <chuckles> అలాగే ఇందులో గూడా ఇప్పుడు, ఇప్పుడు జనరేషన్‌కెలా ఉంది? రీల్స్ పిచ్చి ఒకటి. జన్ డాన్స్ పిచ్చి ఒకటి. దానివల్ల ఆ సాంగ్స్ అసలు ఫోక్ సాంగ్ కాకపోయినా, దాన్ని ఫోక్ సాంగ్ అనుకుని తెలంగాణ యాసలో పాడితే హిట్ అయిపోతున్నాయి ఆ సాంగ్స్.
హుహు. ఓకే. ఆ! యాహ్! యాహ్! ట్రూ ట్రూ నిజంగా యాహ్! చాలా చక్కగా
అలా కనెక్టయిపోతున్నాయి. ఇంకొకటేంటంటే, అందరికి నచ్చింది అనే దానికంటే గూడా, దాన్ని రుద్దుతున్నారనే జెప్పుకోవచ్చు. ఒకసారి ఒక సాంగ్ ఏదో విన్నామనుకో, ఆ! ఒకసారి ఒక సాంగ్ విన్నారనుకో, దాన్ని రీల్స్‌లో వాయించి వాయించి, ఒదిలిపెట్టేసి, అందరికలా హిట్ అని జెప్తున్నారు దాన్ని. <giggles>
ఓకే. అంటే బలవంతం జేస్తున్నారు అంటావు అంతేనా? హ్మ్. హ్మ్. యాహ్! నిజంగా చాలా చక్కగా వివరించావు. లైక్ నీకు ఫోక్ సాంగ్స్ అంటే ఎలా ఇష్టం, దాని తర్వాత అంటే ఎన్ని ఒచ్చినా కూడా నువ్వయితే మారట్లేదన్నమాట. ఫోక్‌కే అంకితం ఉన్నావు. నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.